వాళ్ళదోక వింత రకమైన గోలండి. వాళ్ళు వాళ్ళకి, వాళ్ళకి ప్రపంచంతో సంబంధమే లేదు. ఇప్పుడు మా పెదనానున్నాడు, ఆయనకి ఆ ఫ్యామిలీ గ్రూ‌పోకటి తెలుసు దానిలో గుడ్ మార్నింగు గుడ్ ఈవెనింగ్ మెసేజ్‌లు పెడతుం తెలుసు. అప్పుడప్పుడు వీడియో కాల్ ఆ ఆప్షన్ నొక్కిస్తూ ఉంటాడు అంతే. అసల
<giggles> నిజంగా. హ్మ్. హ్మ్. ఇవైనా పర్లేదండి. గుడ్ మార్నింగు కొ మా మా సైడ్ గాని ఇంక లేకపోతే కొన్ని గ్రూప్స్ చూసా నేను. అందులో ఎలా అంటే రీల్స్, వాట్సాప్‌లో షేర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఉదయాన్నే లేగపోతే ఇదోచ్చిద్ది, అదొచ్చి ఇంటికి దరిద్రమొచ్చిది అని చెప్పి <giggles> ఇలాంటి వాటికసలు రిప్లై ఇవ్వాలన్నా సరే చేత్ మన చేయి కదలదనమాట.
అ! హ్మ్. అబ్భ! అమ్మో! <chuckles> ఇది దారుణం. అవును. హ్మ్, అసల ఫ్యామిలీ గ్రూప్‌లయితే మ్యూట్‌ లోనే పెడతాన‌న్నమాట అందులో పనికొచ్చే‌దేం ఉండదు. మా అబ్బాయికి ఇన్నొచ్చినాయి, మీ అబ్బాయికి ఎన్ని వచ్చినాయి? మా అమ్మాయికి ఇన్ని మార్కులొచ్చినాయి, మీ అబ్బాయందులో ఫెయిల్ అయ్యాడా? ఇవే గోలలు మళ్ళీ. అది మళ్ళీ ఆ! మామూలు మెసేజ్‌లు పెట్టుకోరు మెసేజ్‌లు యాడ టైప్ చేయాలి మళ్ళీ వాయిస్ నోట్లుంటాయి చూసారా? ఆ వాయిస్ నోట్లు.
అలా ఏప్పుడు అబ్బా! బెస్ట్ ఆప్షనది. హ్మ్. వావ్! హ్మ్. ఓకె ఎవరిక హ్మ్. హ్మ్. అది ది అదింకా చిరాకనమాట. అంటే హ్మ్. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలాంటివి పెడితే ఓకె గాని, ఎంతసేపు పక్కనోళ్ళ పిల్లల మీద పడి మా వాళ్ళకింతోచ్చింది, మీ వాళ్ళకేంత? అసలు ఎందు‌కో వాళ్ళకంత ఆతృత మనకు తెలీదు.
మాములుగా కాదు. అస్ అవును. మళ్ళీ మన కర్మేంటంటే వాళ్ళు మొత్తం మన ఫ్యామిలీ‌నే. అది గదా! అసలైన దారుణం.
అవును. <giggles> ఏం అనలేం కూడా అనాలనుకున్నా సరే నో నోట్నీంచి అంత సులభంగా మాట అనేది రాదు. మన ఫ్యామిలీ కాబట్టి. ఇంకా సర్దుకు పోతా ఉంటాం. అలా చూసుకుంటూ వదిలేసి మ్యూట్ పెట్టేస్తారు మీరైతే ఏకంగా.
కాదు. అవును. హ్మ్. అవును ఉ ఎందుకు మరి వాళ్ళతో వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో ఎప్పుడో ఎక్కువ అయిపోయినప్పుడు మాత్రం అలా చూసి వదిలేస్తూ ఉంటామనమాట. అప్పుడు అనిపిం‌చి‌దీ అలా గోల గోల చేసినప్పుడు ఈ గ్రూప్‌లో యాడ్ చేసినోళ్ళననాలిరా ముందు మనం <chuckles> అని.
హ్మ్. హ్మ్. కొన్ని కొన్ని సార్లు హ్మ్. <giggles> కొన్ని సార్లేంటంటే అసలేంటి నువ్వు గ్రూప్‌లోకి రావు మెసేజ్‌లు పెట్టవు అంత బిజీగా ఉన్నావా? అసలు చూడవేంటి మెసేజ్‌లు అన్నట్టు కూడా అంటా ఉంటారు. మనం అసలు ఏమి పెట్టకుండా ఉంటే. అలా ఎప్పుడైనా అన్నారా మిమ్మల్ని?
అవును. అవును. అన్నారు. నేనైతే నంబర్ మార్చేసా అని చెప్తా సింపుల్‌గా. <chuckles>
<chuckles> సూపరండి అసలు.
అంత ఎందుకండి ఆళ్ళ గోల వా‌ళేందంటే ఎప్పుడో అవతల వాళ్ళు ఏం చేత్తున్నారు? వీళ్ళు ఏమి చేత్తున్నారు వాళ్ళు ఏం చేత్తున్నారంతే. ఎప్పుడూ
అంతే. అదేంటంటే వాళ్ళకొ‌క్క సాటిస్ఫాక్షన్ లాంటిది. పక్కనోళ్ళ గురించి తెలుసుకోవాలి. మనమే గొప్పని నిరూపించుకోవాల‌ని.
హ్మ్.